నేను కరెక్ట్‌గా మానిటర్‌కి ఎదురుగా ఉండేటట్టు లేకపోతే చిన్న హైట్ ఉండేటట్టే పెట్టుకునేదాన్నన్నమాట. ఎందుకంటే, మౌస్ కూడా మనకి హ్యాండ్ కరెక్ట్ పొజిషన్ ఉండాలి కదా! కొంచెం చైర్ కిందకు ఉందనుకోండి, మనం చెయ్య పైకి పెడితే ఆ బ్లడ్ అనేది వెనక్కి ప్రవహించింది అనుకోండి, చేతులు పీకేస్తుంటాయి మళ్ళీ. అప్పుడు మళ్ళీ చైర్ పైకి పెట్టుకొని అలాగే కరెక్ట్‌గా మెయింటైన్ చేసేదాన్ని ఎందుకంటే, కొద్దిగా మరి వర్క్ లాంగ్ టర్మ్‌లో చేయాల్సింది గదా!
ఆహా! ఓకె. హ్మ్. చేతికి అందేటట్టు పెట్టుకునేవారు. హ్మ్. అవును. అవునండి. అవును. హ్మ్. అవును. నిజమే. నిజమే. అయితే ఇప్పుడు ఆహ్, ఇప్పుడు ఆ వర్క్ ఫ్రమ్ హోమ్‌ డేస్ అన్నీ అయిపోయాయి కదండీ! అంటే గ్రాడ్యుయల్‌గా అన్నీ మళ్ళీ సంస్థలు, మళ్ళీ వాళ్ళని ఎంప్లాయీస్‌ని పిలవడం.
హ్మ్. ఆ! అయిపోయిందండి. ఇప్పుడు హైబ్రిడ్ మోడ్ పెట్టారండి, పూర్తిగా కాకుండా సగం, సగం పెట్టారు.
అవును. ఆహా! అవును. అంటే, మీరు ఏది బాగుందని చూస్తారు. హైబ్రిడ్ బాగుందా? లేకపోతే పూర్తిగా వెళ్ళడం బాగుందా? లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది కంప్లీట్‌గా ఉంటే బాగుంటుందా?
నాకు వర్క్ ఫ్రమ్ హోమే బావుందండి. ఆడోళ్ళు ఎవరికి అడిగినా వర్క్ ఫ్రమ్ హోమే అంటారండి. ఎందుకంటే, ఇంట్లో పనులు అన్నీ కొద్దిగా సర్దుబాటు చేసుకోవడానికి.
ఓకె. ఆహా! అవును. అంటే ప్రధానంగా ఏంటంటే, మరి ట్రావెలింగ్ సమయం అనేది తగ్గుతుంది.
ఆ! సమయం తగ్గుతుంది. లేకపోతే ఆ బస్సుల గురించి వెయిట్ చేయాలి, ఆటోల కోసం వెయిట్ చేయాలి తలనొప్పి అనిపిస్తది.
హ్మ్. ఆ! ఓకె. ఇవన్నీ తగ్గుతూంటాయి కాబట్టి
ఆ పొల్యూషన్ కూడా తగ్గుతది కదా! మెయిన్ ఆ కాలుష్యంలో సచ్చే బదులు, ఇంట్లో ఉండి ప్రశాంతంగా చేసుకోవడం మేలు.
నిజమే, నిజమే. అవును. అంటే ఆ ఎండకి గాని, లేకపోతే వానకి, ఆ చలికి గాని
ఆ! అన్నీ తట్టుకోవాలి ఎప్పుడు ఏం పోతుందో తెలిదు.
హ్మ్, అంటే మీరు గమనించినట్లైతే ఇలా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్‌లో ఎల్ ఎళ్ళినప్పుడేంటంటే, కొన్ని, కొన్ని సార్లు మనకు తెలియకుండానే మరి జలుబు లాంటివి అంటుకోవడం, లేకపోతే ఫీవర్ లాంటివి వేరే వాళ్ళకున్నా గాని, గాలి ద్వారా మనకు కూడా వొస్తుంటాయి కదా!
తట్టుకుంటాయండి, ఆ! వస్తుంటది గాలి ద్వారా వ్యాప్తిచెందుతాయి.
అవన్నీ తగ్గించుకున్నట్లే అయితుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా.
అవును అన్నీ మనకు బెనిఫిట్లే ఉన్నాయి. ఎక్కువైతే ఆడవాళ్ళకైతే, మగవాళ్ళకన్నా, ఆడవాళ్ళకి బెటరు. మగవాళ్ళ కంటే కొద్దిగ హ్మ్.
హ్మ్. ఆ! ఓకె, కానీ కొన్ని, కొన్ని సార్లు ఒంటరితనం కూడా అనిపిస్తుందంటారు కదా! ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కంప్లీట్‌గా చేస్తే, ఒంటరితనంగా ఉంది. అన్
అలాగా అనిపించి అలా అనిపించకుండా ఉండడానికి అప్పుడప్పుడు మన ఫ్రెండ్స్‌ని కూడా కలలి. టీమ్ మీటింగ్ అని చెప్పి, అలా పా పార్క్‌కెళ్ళడం, లేకపోతే రెస్టారెంట్‌కి వెళ్లడమో, కలుస్తూంటాం మేము ఇలాగా ఖచ్చితంగా.
<chuckles> ఓకె. ఆ! నిజమే. నిజమే. అవును మీరన్నట్టు. హ్మ్, కలిసికొని మీ ఒత్తిడిని తగ్గించుకోవడం, మీ ఒంటరితనాన్ని తగ్గించుకోవడం మంచిది.
ఆ! నెలలోని ఖచ్చితంగా 2, 3 సార్లు కలుస్తాం. ఇంక ఫ్రీ అయిపోద్ది.
ఓకె. ఓకె అండి. అంటే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నప్పుడు మీ పరిసరాల్ని, మీ స్థలాన్ని ఎలా ఏర్పాటు చేసుకుంటరు అన్న విధానాన్ని, మీ లైఫ్‌లో జరిగిన సంఘటనలతోని చాలా బాగా వివరించారండి. మీకు నా ధన్యవాదాలు.
థ్యాంక్స్ అండి. హ్మ్, ధన్యవాదాలండి.

అయితే ఈ మధ్య వర్క్ ఫ్రామ్ హోమ్ కల్చరనేది సాధారణం అయిపోయింది కదండీ. మీరైతే మరి వర్క్ ఫ్రమ్ హోము ఆహ్, చేయాలనుకున్నప్పుడేం మీ పరిసరాలను ఏ విధంగా ఏర్పాటు చేసుకుంటారు?
అవునండి. అసల ఫస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ కోవిడ్ తర్వాతిచ్చారు కదా! ఆ మాట వినగానే ఎంత హ్యాపీ అనిపిచ్చిందంటే ఆహ్, ఇది ఎలా ఉంటాదో అదే కొత్తదనం కదా! అప్పుడే ఇంక మొదట్లో ఆహ్, ఇంటికిచ్చారు సరే, ఇంట్లోని వాతావరణం ఏర్పాటు చేసుకోవాలి కదా! ఫస్టేంటంటే టేబుల్ అవ్వి ఏమి లేవు నా దగ్గర.
<chuckles> ఓకే. ఆ! అవును. హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. అవును ఇవి ఎ వర్క్ చేయాలంటే టేబులు, చైర్ కంపల్సరీ ఉండాలి.
హ్మ్. ఆ! ఉండాలి గానీ ఫస్ట్ టేబుల్ లేదు. టీవీ దగ్గర చూసారా, టీవీది ఉంటాది కదా! టీవీ పెట్టుకునే స్థలం.
ఆ! స్టాండ్ టీవీ స్టాండంటుంది. హ్మ్. ఆ!
ఆ! జనరల్‌గా టీవీ పెట్టుకోవడానికి కప్‌బోర్డు‌లో ఒక స్థలంలా ఉంటది గదా! ఆ కిన్ ఆ! <chuckles> అందులోనే ఇంకా సెట్ చేసానండి. కిందనేమో కిందన కూడా ఇంకా 2 అరలు, ఇటొక 2 అరలు, ఇటొక 2 అరలుంటాయి. మా ఇంట్లో టీవీ అహా! మేము టీవి చూడమనమాట. ఆ చిన్న స్పేస్ అంటే ఒక టీవీ ఎంతుంటది పెద్దది, అంత స్థలం వరకు ఉంది.
ఓకే. ఓకే. అందులో మీరు ఏర్పాటు చేసుకున్నారు. ఆ! ఆ! అవునవును. హ్మ్. అంటే మీకు కష్టం అనిపిచ్చలేదా? అంటే, అంటే చిన్న స్పేస్ కదా మీకు మరి కష్టం అనిపిచ్చలేదా? హ్మ్. హ్మ్. పెద్ద సైజ్ టీవీ అయితే, కు ఆహ్, ఫ్రీగా ఉంటుంది. ఆ!
హ్మ్. పెద్ద సైజు టీవీయే. మరి ఇంకోటేంటంటే, లక్కీగా మా ఇంట్లో టీవీ లేదు ఆ టైంకి. రూమ్‌లో ఉండేదనమాట. ఇది హాల్‌లో. ఆ ప్లేస్ కూడా బాగా కలిసొచ్చింది నాకు. పోనీలే <chuckles> నాకోసమే ఈ స్థలం ఖాళీగా ఉందని చెప్పి, ఇంకా ఫస్ట్ అక్కడ సెట్ చేశాను. చైర్ మాత్రం తీసుకున్నానండి. ఎందుకంటే, మనం 8 గంటలు కూర్చొని పని చేయాలి అంటే
ఓకే. హుహు. ఓకే. ఆ! హ్మ్, హ్మ్, హ్మ్. ఓకే. ఆ! అంటే కంటిన్యూయస్‌గా కూర్చోవాలి కాబట్టి, సరైన చైర్ లేకపోతే, ఇంగా బాక్ పైనొస్తుంటుంది, పని చేయబుద్ధి గాదు, ఇంట్రెస్ట్ రాదు, ఇవన్నీ అవుతూ ఉంటాయి. ఓకే.
ఆ! సరైన చైర్ లేపోతే ఆ! వెన్నెముక మరి మామూలుగ నొప్పి రాదు. నిజంగే మనం కూర్చునేదే సక్రమంగా <chuckles> ఉండాలి కదా! ఆ దృష్టితోటి కొంచెం ఒక ఆరు ఏడు వేలు పెట్టి చైర్ తీసుకున్నాను.
హ్మ్. అవును.

ఓకే.
ఇంకా సిస్టమ్ స్క్రీన్ లైటింగ్ కూడా బ్రైట్నెస్ తక్కువ పెట్టుకుంటన్నమాట. హ్మ్.
హ్మ్. ఓకే, ఓకే. బ్రైట్నెస్ పెట్టుకోవడం కొంచెం వరకు కళ్లని సేవ్ చేసుకోవచ్చు.
హ్మ్. ఆ! కళ్లను సేవ్ చేస్తుంది ఖచ్చితంగా. సిస్టమ్స్ వాడేదదే. సిస్టమ్‌కి స్పెక్ట్స్ ఉంటాయి కదా. ఆ! అవి వాడితే ఆ! యువీ రేస్‌ని కొంచెం మనకి తగలకుండా ఉండే అవి వాడితే బెటర్. ఎందుకంటే సిస్టమ్
హ్మ్. అవునండి, అవును. ఆ బ్లూ లైట్‌ని ఫిల్టర్ చేసేస్తాయి. హ్మ్. నిజమే. అలాంటివి మీరు వాడిన సందర్భం ఉందా అండి?
వాడతానండి. నేనెప్పుడు వర్క్ చేసినా, ఇంకా మామూలుగా ఇంట్లో ల్యాప్టాప్ పట్టుకున్నా నేను వాడుతా ఉంటాను. వర్క్ కాకపోయినా నార్మల్ టైమ్ అయినా ఒక గంట సేపు వాడాలి అంటే పట్టుకుంటాను.
ఓకే. ఎప్పుడు చేసినా మీరు చూస్తారు. అవును, అవును. ఓకే. అవును. అయితే ఇప్పుడు మీరు ఆదా లైటింగ్‌తో పాటు ఇ మీరు వాడుతున్న చైర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది సరిగ్గా సెట్ చేసుకోలేదనుకోండి, మీకు నడుము నొప్పో, లేకపోతే పనిలో త్వరగా అలసటో ఇవన్నీ వస్తుంటాయి కదా. మీరైతే మీకెలా మీరు ఆ చైర్‌ని అడ్జస్ట్ చేసుకొని పెట్టుకునేవాళ్లు?
ఏరా అన్ని తప్పులు వస్తాయి. అందుకే. అవునా, అం

అదే మీరిలగ గని చెప్పారంటే ఒస్తే "నన్ను డిస్టర్బ్ చేశారనుకోండి. నన్నింక రోజంతా ఇక్కడుంచేస్తారు. నేను లెగను, మీకు వండను. మీకేం కొనను" అని చెప్పి నేనిలా బెదిరించి వాళ్ళని నా దగ్గరకి రానివ్వకుండా చేసుకున్నాను.
<chuckles> ఓకే. బాగా మ కరెక్ట్‌గా బెదిరిచ్చారండి మీరైతే.
ఆ! ఆ! "మీరు నా దగ్గరకొస్తే నేను మీకేం కొనను. <giggles> మీకడిగినవివ్వను. నేను వంట చేయ్యను. మీరే నాకు చేసి పెట్టాలి. అన్నీ."
ఆ! అంటే మీకిది ఈ విషయము స్పాంటేనియస్‌గా మీరు వాళ్ళనలా అన్నారా? లేపోతే మీ మీ మీ లేపోతే మీ కొలీగ్స్ గూడా నేను ఇలా చేస్తుంటే నేను ఇలా అన్నాను. సో నాకు ప్రాబ్లమ్ సాల్వయిందని హ్మ్.
ఆ! హ్మ్. మా కొలీగ్స్‌కి ఏంటంటే వాళ్ళు డోర్ లాక్ చేసుకొని ఉండిపోయేవారనమాట. పిల్లలేమో బాదేయడము
లోపడి నుంచి, ఓకే. ఓకే. లోపడి నుంచి లాక్ చేసుకొని ఇంగ వర్క్ చేసేవాళ్ళు.
ఆ! అలా చేసుకునేవారు. నాకలాంటి ఫెసిలిటీ లేదనమాట. హాల్‌లో ఉంటున్నా అని చెప్పాను కదా! సో రూమ్‌లో నుంచి ఒచ్చేవాళ్ళు వీళ్ళు. అందుకు వీళ్ళకింకా మొదట్లో చెప్పలేదు గానీ కొన్ని నాళ్ళు తర్వాత ఇంక నాకిబ్బందెక్కువైపోతుందని, మీరొస్తే నేనిలా ఇలా చేస్తానని భయపెట్టేసరికి ఇంక రాలేదు. నా వర్క్ నిన్ను చేసుకొనిచ్చారు వాళ్ళు.
హ్మ్. ఓకే. హ్మ్. ఓకే. ఆహ! అయితే మంచి విషయమే. అంటే కొన్ని కొన్ని సార్లేంటంటే మీరు వర్క్ చేస్తుంటే గూడా వేరే రూమ్‌లో టీవీ పెట్టడం. లేతే సౌండ్ చేయడం. ఇట్లాంటివి గూడా చేసేవారు గదండీ!
హ్మ్. ఆ! ఆ! లేదు లేదండి. అలాంటివి అసలా లేదు. ఇబ్బంద్ ఆ! ఇబ్బంది పెట్టలేదు. ఆ! స్కూలుకి వెళ్ళడం రావడం మళ్ళీ ట్యూషన్ ఉంటది. ఇంక ఒచ్చిన తర్వాత మా అమ్మ చూసుకునేది. రూమ్‌లో కూర్చోబెట్టి చదివించి. ఇంక నా వర్కయ్యే తర్వాత నేను ఫ్రీ అయ్యేదాన్ని.
అలాంటివేం జేయలేదు. గుడ్ గ గుడ్ కిడ్స్ లాగా గూర్చున్నారు. <chuckles> ఓకే. హ్మ్. అవును. అవును. యాహ్! అవును.